అవునండి. ఏప్పుడు తిరుక్కుంటూ ఉంటారు. క్రికెట్‌లని అవ్వనుకోని, ఇవ్వినుకోని ఇదే పని మొత్తం. <chuckles>
అలా కాదు. ఉంటమండి. ఎంటర్‌టైన్‌మెంటంటూ ఉంటుందండి జీవితమ ఆ దేవుడిచ్చిన వరమది ఫ్రీడము. <chuckles> దాన్ని ఉపయోగించుకోవాలి.
ఆ! ఏ ఏముపయోగించుకుంటారండి?
కానీ కానీ చాలా మటుకు కొన్ని తరాల బట్టి చూసుకుంటే మారింది. చాలా మారింది. ఇప్పుడొక ఆహ్, ఒకప్పుడు అమ్మాయిలనేంటంటే అసలు పేరెంట్స్ బయటికే పంపేవాళ్ళు కాదు. బట్టి ఇప్ ఈ జనరేషన్ మారింది. ఈ జనరేషన్ మారింది. నెక్స్టు, అమ్మాయికి కూడా ఫ్రీడముంది.
అవును. నిజం. ఆ! ఆ! అది ఒప్పుకుంటానండి నేను. మారింది, మారిందండి. ఇప్పుడు ఇప్పుడు ఇదే ఇద్దరు బిజీ అయిపోతురన్ బిజీ అయిపోతున్నారండి కొంతమంది కపుల్స్‌ లైతే. అది గూడా అవుతుంది‌లేండి. ఇద్దరు బిజీ అయిపోతా
ఆ! ఎందుకంటేనండి మీరు గమనించినట్టయితే చట్ట ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న రూల్స్‌ గాని, లేదంటే చట్టాలు గాని, లీగల్స్ గాని, మీరొకప్పుడు ఈ 80స్, 90స్‌లో అయితే మన పేరెంట్స్ టైంలో లేడీస్ బయటికెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఒక రౌడీయిజాలు గాని, లేదా కాలేజ్ స్టూడెంట్సే. ఒక్కోం మనం సినిమాలో చూస్తే క్లారిటీ‌గా ఉంటది. కామెంట్స్ చేయడాలు, వాళ్ళని బస్‌స్టాపుల్లో ఏడిపించడాలు, బస్సుల్లో ఏడిపించడాలు. బట్ ఇప్పుడ ఇవ్ ఇప్పుడు ఎవ్వడు చేయమనండీ చూద్దాం. ఎవ్వడు చేయడు. భయం. ఏదన్నా చిన్నది జరిగితే ఏమవుతదా అని. సొ ఆ భయానికి మైగా సీసీ కెమెరాలొచ్చేసాయి ఇప్పుడు అన్నీని. సో, లేడీస్‌కి ఫ్రీడమ్ ఒచ్చేసింది.
అవునవును, అవునవునండి. అవునండి. ని నిజమసలు. ఓహో! అవునవును. ఆ! అవునవును. లేదు. లేదండి. అవును. 5 అవునండ్ వచ్చేసినియి. వచ్చేసి ఎళ్ళొచ్చులే. నువ్వు గూడా బయటికెళ్లి తిరుగువులే అని కూడా అనేటోళ్ళు ఉన్నారు‌లెండండి. అంటారు‌లెండి బాయ్స్ గూడా.
ఆ! మెన్సు మైండ్‌సెట్ కూడా మారిందండిప్పుడు. మెన్స్ కూడా మారారు. మారి పిల్లలని, అమ్మాయిలని ఆళ్ళని అమ్మ ఇప్పుడు మీరు మామూలుగా ఆహ్, ఏముందండి ఆగష్టు పదిహేనుగాని, లేదంటే క్రిస్మస్‌ గాని, లేదా సంక్రాంతిగాని మీరు ఏదన్నా మాల్సులో ఎక్కడికైనా ఎళ్లి చూడండొకసారి మొత్తం అమ్మాయిలే. అబ్బ అబ్బాయిలు చాలా తక్కువుంటరు. <smacks lips> వీళ్ళే
అవునవునండీ. అవును. అవునవును. అవును. <laughs> అవునా? అ అబ్బాయిలు గ్రౌండ్సులల్లో ఉంటారండి. ఏం పనుంది గ్రౌండ్స్‌లో? ఏప్పుడు క్రికెట్ ఆడడం లేకపోతే క్రికెట్ చూడ్డం ఫోన్‌లో. ఆహ్, లేకపోతే ఆ గేమ్, ఈ గేమ్. ఆహ్, సినిమాలు ఇదే పనుంటది.
కరెక్ట్. క్రి క్రికెటు లేదా సినిమాలు. అ అమ్మాయిల్లో స్పెషల్ ఏంటో తెలుసా మీకు! ఇప్పుడు రోజు వెళ్ళేవాడికి కొత్తగా ఏమనిపించదు. బట్ అమ్మాయిలు ఆగి, ఆగి వారానికో, 10 రోలుకో ఒక్కసారెళ్తారు గదా! ఆ 10 రోజుల ఎంజాయ్‌మెంట్‌ని ఒక్కసారి ఇచ్చేద్దామని చూస్తారు. ఇద్ ఒకిదొక నలుగురు మాట్లాడుకుంటూ ఉంటరు. ఇంకొక అమ్మాయి ఆళ్ళకి రోజు తెలిసినమ్మాయే. తెల్లారి నుండి కాలేజ్‌లో ఉన్న అమ్మాయే. ఆ అమ్మాయి ఇలా వస్తుంటే ఏ అని పేద్దరుపులు అరిసేసి వచ్చేసింది, వచ్చేసింది. నాకర్థం కాదు, ఏమైనా ఫారిన్ ఎళ్ళిపోయి 2 ఇయర్స్ తర్వాతొచ్చిందా? <chuckles>
ఆ! చెప్పండి. అవును. <chuckles> అవునవును. <chuckles> అవునండీ. <laughs> అవునవును. ఇంకా స్టార్ట్ చేద్దాం. హ్మ్. <giggles> అది ఎగ్సైట్‌మెంటండి. అంటే ఒక <smacks lips> ఏదో ఫ్రీడమ్ లేని లైఫ్‌లో ఉన్న నాకీ 2 గంటలే ఫ్రీడమ్ ఉంది. స్టార్ట్ చేద్దామే 3 గంటలే ఫ్రీడముంది. ఈ రోజే ఫ్రీడముందన్నట్టుంటారండి. <chuckles> ఈ రోజే మొ
<laughs> ఆ! ఆహ్, చాలా మాల్స్ చాలా, చాల మాల్సుంటాయి. పేద్ద అరుపులరుస్తూ ఉంటారు. ఈ ఆడపిల్లలందరూ కలిసి. ఓరి బాబు ఏంటి అయిపోయిందా అని చూస్తే.
అవునవునండి. అవి తినేద్దాం, ఇవి తినేద్దామని ఇంగ అన్ని ప్లాన్లేసేసుకుంటూ ఉంటారండి. ఇవి గొంటారు, అవి గొంటారు.
ఆ! అందులో ఆ తర్వాత ఏ గేమ్సో ఆడు నాకర్థం మాకర్థం కానిదేంటంటే వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయండి? తెగ ఖర్చు పెడతారు కళ్ళ ముందే. అబ్బాయిల దగ్గర ఎక్కువ డబ్బులు ఉండవు మీరు గమనించారో లేదో.
<giggles> అయ్యో! ఏ

అ అవును. కానీ అమ్మాయిలు సంపాదిస్తున్నారండి. అది గుర్తుపెట్టుకోండి మీరు. డబ్బులెక్కడి నుంచి అంటారేంటండి? <chuckles>
అయ్యో! నేను అమ్మాయిలనేం తప్పు <smacks lips> అంటే, వాళ్ళు అంత ఖర్చుపెట్టేస్తారండి. అబ్బాయిలు కం వీళ్ళు సంపాదిస్తారు, వాళ్ళు సంపాదిస్తారు కానీ వాళ్ళ సంపాదన మాత్రం జాగ్రత్తగా ఉంటది. కానీ అబ్బాయిలు మాత్రం అన్నీ పనికిమాలిన ఖర్చులెట్టేసి అవసరానికి మాత్రం వాళ్ళ దగ్గర ఉండవు. పక్కన్నో అడుగుతారు, "అరే! ఏదైనా ఉంటే ఇవ్వండి రా".
అవును. <chuckles> అవును. పనికిమాలిన ఖర్చులే. వీక్ డేస్‌లో ఉంటాయి కదండీ. అయన్ని నైట్ షిఫ్టింగ్స్, నైట్ పార్టీస్, పబ్బులు గవి ఇవి అనుకుంటా ఖర్చు పెట్టేస్తుంటారండి అబ్బాయిలు. అమ్మాయిలు అలా కాదు. జాగ్రత్తగా ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ తెలిసినోళ్లండి అమ్మాయిలంటే.
ఆ! పార్టీలకి ఆహ్, ధన సహాయం చేసే అమ్మాయిలు కూడా ఉన్నారండి. <laughs>
ఉంటాయి ఉంటాయండి. తప్పకుండా ఉంటాయి. ఎందుకు ఉండరండి?
పార్టీ ఫండ్ ఇస్తూ ఉంటారు. సో <laughs> నమ్మకమనేది ఇద్దరికీ ఉండాలండి. అమ్మాయికి గాని, అబ్బాయికి గాని మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఉండి, ఇద్దరం ఒక మాట మీదకొస్తే ఖచ్చితంగా ఒక మంచి లైఫ్ ఉంటది. ఇప్పుడు నిన్ మనం అనుకున్నట్టు ఒక అబ్బాయి గాని ప్రాపర్ కమ్యూనికేషన్ ఇచ్చాడనుకోండి. ఈరోజు నేను ఫ్రెండ్స్‌తో పార్టీకి వెళ్తున్నాను అంటే, ఆ అమ్మాయే డబ్బులు ఇస్తాది. వెళ్లి ఎంజాయ్ చెయ్యి అనేసి. అలాగే నేను ఇక్కడ బయటికెళ్తున్నాను, గ్రౌండ్‌కి వెళ్తున్నాను, నన్ను కొంచెం డిస్టర్బ్ చేయకుండా ఆ అమ్మాయే డిస్టర్బ్ చేయదు. బట్ తిరిగి వచ్చినప్పటికీ ఆహ్, తిను పడుకోవడానికి వెళ్ళిపోయే ముందు తిను, ఎంజాయ్ చేసి వచ్చిన తరువాత ఈ మధ్య గ్యాప్ ఉంటది చూసారా. ఈ గ్యాప్‌లో కొంచెం సేపు ఒక 10 నిమిషాలు ఈరోజు ఇలాగ ఆడుకున్నాను, ఇలాగైయింది, అలాగైంది. తనం ఇంకా క్లారిటీ చెప్పాలంటే ఈ అమ్మాయిలు ఏవేవో
హ్మ్. అవునండి. అవును, అవును. అవునండి. హ్మ్. <giggles> అవునవునండి. అవునండి. ఆ! అవునండి. అవునండి. అది చెప్పేస్తే చాలండి. శుభ్రంగా సంతోషంగా పడుకుంటారండి. <chuckles>
హ్మ్. సింపుల్‌గా చెప్పాలంటే ఈ విషయం. ఆహ్, అమ్మాయిలకేం లేదండి. తెల్లారి నుండి సాయంత్రం దాకా బోలెడు విషయాలన్నీ అన్నీ మనసులో, తి వాళ్ళ ఫ్రెండ్స్‌తో గొడవలేట్టేసుకొని, అవన్నీ తిట్టుకుని తిట్టుకొని ఇంటికొచ్చేస్తూ ఉంటారు మనసులోనే. తిట్టుకుని ఇప్పుడు అర్జెంట్‌గా బయట ఆ! ఆ! చూడండి, బెలూన్ ఊదినట్టు ఉంది. అది బయటకొచ్చేయాలి అది. అదేంటి ఫోనొట్టుకొని కూర్చుంటర్రు. నన్ను ఫోను నువ్వు దా ఫోను చెయ్యి, మొత్తం చెప్పేయాలి ఈరోజు అనేసి. ఆ ఫ్లో మన మీదకి వదిలేసుకున్నామనుకోండి.
అ అమ్మ! వద్దు. అవును. తొందరగా బయట బయట కక్ అమ్మో! బానే చదివి ఆహా! బాగా చదివారండి మీరు అమ్మాయిలని. ఓహ్! వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ పేజీలు, వాళ్ళ టాపిక్లు ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ చదివేసారండి. అమ్మో! హ్మ్.
<laughs> <laughs> ఆ! నేను గ గమనిస్తానండి బాగా. ఎవరి ఎక్స్‌ప్రెషన్స్ ఏంటి? ఎలా ఉంటారు? అయితే హ్మ్.
హ్మ్, ఆహా! ఓ ఫుల్‌గా చదివేసారండి అమ్మాయిల గురించి. ఓ ఏకంగా పేజీలు కాదు, పుస్తకాలు. పుస్తకాలే చెప్పేస్తున్నారు. లైబ్రరీలు ఉన్నాయండి మీ దగ్గర? డై డైరీలు ఉన్నాయండి? పెద్ద పెద్దవి వాళ్ళవి? <chuckles>
<chuckles> <laughs> మ మ లైబ్రరీ కాదు. మొత్తం మైండ్‌లో ఉంటది. నాకు అప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి.
అమ్మా! అమ్మో! బాగా చెప్పారండి.
అమ్మో! డైరెక్ట్‌ ఆహ్, ఆ! ఎక్కువ ఫ్రెండ్స్ కూడా నాకు ఇష్టపడతానండి. అమ్మాయి అమ్మాయిలు ఇష్టపడతారు మాటలు అవిని. ఎందుకంటే కొంచెం బాగానే మాట్లాడతాను గాబట్టి.